నేనైతే అసలు చాలా రొమాంటికు, అంటే ఎప్పుడన్నా ఆహ్, ఆ! గిఫ్ట్స్ ఇవ్వడము, రోజెస్ ఇవ్వడము, సడెన్‌గా బెడ్ పక్కన రోజెస్ పెట్టి ఎళ్ళిపోవడము, ఇలా జేస్తూ ఉంటాననమాట. టీ డేట్ ప్లాన్ చేయడం బాల్కనీలో, మాకు సన్‌సెట్ వ్యూ ఉంటది. మంచి ఔట్‌స్కర్ట్స్‌లో మా ఇల్లు. సో అలా టీ డేట్ కూర్చోబెట్టి, ఒక లెటర్ రాసి, సడెన్‌గా అలా యూ నో అట్లా నేను చేస్తుంటాననమాట. నేను ఒక నేను స్టార్టింగ్‌లో ఫీల్ అయ్యేదాన్ని, తనెందుకు నాకు ఇలా చేయడు, సర్‌ప్రైజెస్ అని. కాకపోతే ఆహ్, అంటే చే ఇప్పుడు నాకు ఇలా ఇంట్రెస్ట్, నాకిలా థాట్స్ వస్తున్నాయి కాబట్టే నాకు లవ్ ఉంది అని నేనైతే చెప్పద్దు. ఎవరి ఎక్స్‌ప్రెషన్స్ వాళ్ళవి గదా! సో ఆయన వే ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ వేరే ఉంటది. ఎలా అంటే స్టాండ్ తీసుకుంటారు. ఇంట్లో మాది జాయింట్ ఫ్యామిలీ. ఎవరైనా, ఏమన్నా అంటే ఒక్క మాట అననివ్వరు. నేనేదన్నా అడిగితే కొనిస్తారు. సో స్ నన్ను ప్రొటెక్ట్ జేస్తారు. అలా సో, దట్ అది ఆయన వే ఆఫ్ లవ్ అనమాట. సో, అంటే కొంతమంది అబ్బాయిలకేంటంటే అర్థం కాదు. అడగక ముందనే తెచ్చిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని. ఏంటిదంటే, "నీకేం గావాలో నువ్వు తెచ్చుకో నా కార్డ్ ఇస్తా." అంటారు.
ఆహా! <chuckles> ఓకె. హుహు. ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. <chuckles> ఆ! హ్మ్. అవును. హ్మ్. ఓకె. అవును. వేరే ఉంటది. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఓకె. అవును. <chuckles> ఫీల్ అవుతారు. అవును. <laughs> ఆ! ఎంత కాడిచిన ఒక మనకు నచ్చిన వాళ్ళు దగ్గరగా మనసుకి దగ్గరయిన వాళ్ళు కొనివ్వడమే, ఇప్పుడది పెద్దదా, చిన్నదా పక్కన పెట్టేస్తే ఒక చిన్న చాక్లేట్, ఒకొక ఒక రోజు చిన్న రోసు పువ్వు ఇచ్చినా వావ్! అనిపిస్తది కదా! ఎక్సైట్ అవుతూ ఉంటాం. ఆ! ఆహా!
హ్మ్. హ్మ్. కదా! అసలు నేను చాలా సార్లు హింట్స్ గూడా ఇచ్చాను. ఇలా ఇన్‌స్టాలో రీల్స్ ఉంటాయి గదా! ఆహ్, రిసీవింగ్ బ్యాంగిల్స్ ఫ్రమ్ బాయ్‌ఫ్రెండ్ అవి ఇవి, అలాంటివి రీల్స్ కూడా పంపిస్తాననమాట. అంటే హింట్స్ ఇవ్వడానికి. <chuckles>
హుహు. అవును. అవును. హింట్లా? హింట్లిస్తూ ఉంటారా? మరి అలా హింట్లిచ్చినప్పుడు మీకు వస్తాయా మీకు పంప్ ఆయన ఆర్డర్ చేసి, ఆ! ఇది హింట్ అని ఆయనకి అర్థం అవుతుందా?
కంప్లీట్‌లీ వేస్ట్. <chuckles>